అవునండి. అందరికి ఫ్రీ. అందరికి ఫ్రీ అండి. అక్కడో అంటే, ఒంటి గంట సమయానికి రీచవుతాము. అక్కడికెళ్ళాక అందరికి కూర్చోబెట్టి, అందరికి భోజనం ఏర్పాటు చేస్తారు. మంచిగా కావాల్సి కడుపు నిందా తినేసి, మళ్ళీ ఆ ప్రయాణం ఆహ్, ఆహ్, ఆ! మొదలుపెట్టడం. అలా మొదలుపెట్టిన తర్వాత, అలా పైకి ఆహ్, గుట్టలాగా ఆహ్, ఎక్కడము తర్వాత మళ్ళీ అలా కొ కొనసాగడము. అంటే, మనకు దారి పొడిన ఆహ్, నేను అనిపించేది, నాకు ఎట్ల మరి, దాహాలు దాహం వేస్తుంటుంది, ఆహ్, ఇవన్నీ అనుకున్నప్పుడు మనకు అక్కడ ఏంటంటే, మనకు ఆహ్, దారి పొడుగున వాటర్ బాటిల్స్ పెడతారు. తర్వాత స్ ఆ! చాలా మంది ఆహ్, అంటే, ఆ అడవుల్లో నివసించేటువంటి ట్రైబల్సుంటారు గదా! ట్రైబల్ పీపులుంటారు, చెంచులు అని వీళ్ళుంటారండి. సో, ఆ దారి పొడవునా వాళ్ళు బజ్జీలు, బజ్జీలు వెయడం స్నాక్స్‌లాగా, బిస్కెట్లు ప్యాకెట్లు అమ్మడాలు, కూల్ డ్రింక్సు ఆ! కూల్ డ్రింక్సు, తర్వాతా ఆహ్, ఇవేంటి పండ్లు గూడా, పండ్లు. ఆ! ఇలా నడకదారి నడుచుకుంటూ ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అందర అంటే, అంతమంది అనుకుంటూ పోతుంటరు గదా! ఆ భక్తిలో మనం అలా వెళ్ళిపోతాం. అయితే ఆ! అలా మేము ప్రయాణం కొనసాగిన తర్వాత, దాదాపు ఇంకా 8, 9 అయ్యేసరికి, ఒక ఎత్తు ప్రాంతానికెళ్ళిపోయామండి. ఎత్తు ప్రాంతమంటే, విశాలంగుంటుంది. గ ఆ! పీఠభూమి అంటారు చూడండి ఆ టైపనమాట.
భక్తులందరికా? హ్మ్. హ్మ్. అద్భుతమండి అసలు. మొదలుపెట్టవాడే. హ్మ్. అవునవునండి. హ్మ్. అవునండి. అలాగా. హ్మ్. ఆహా! వాళ్ళే. హుహు. అవునండి. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్. ఓహోహో! వ్యాపార రీత్యా గూడా పెట్టుకుంటూ ఉంటారు, మధ్య మధ్యలో. హ్మ్. పండ్లు. ఆ! జామ పండ్లు, పుచ్చకాయ. హ్మ్. హ్మ్. అదే గదండీ అసల. మునిగిపోయుంటాం ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఆ! అవునండి. అవునండి. ఆ! ఆ! అంటూ ఉంటా.
ఆ విధంగా భక్తులందరికీ నేను ఆశ్చర్యపోయాను, అక్కడ దేవస్థానం వాళ్ళే, శ్రీశైలం దేవస్థానం వాళ్ళే, భక్తులకొచ్చే నరకదారుణ వాళ్లకు అక్కడ రగ్గులు, అవన్నీ రాత్రి పడుకోడానికి ఏర్పాటు జేసి, భోజనాలు ఏర్పాటు జేసేసి, టాబ్లెట్స్ ఇవన్నీ పెడతారండి.
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్.